సాధారణంగా మనం ఎంత వర్క్ ఉన్న ఎంత బిజీ డే ఉన్న కొన్ని, కొన్ని హాబీస్ కొన్ని మనకు నచ్చిన పనులు చేస్తే, ఒక థెరప్యూటిక్‌గా, రిలాక్సింగ్‌గా అనిపిస్తది కదా! మీకు అలాంటి, మిమ్మల్ని రిలాక్స్ చేసే హాబీస్ ఏమైనా ఉన్నాయా?
ఆ! ఆ! ఉన్నాయండి. రిలాక్స్ అంటే, హ్మ్. ఒకటి బొమ్మలు ఏయటం, పాటలు పాటం, నడవటం ఆహ్, హ్మ్. డ్ర వెకిల్ డ్రైవ్ చేయటం ఇలా ఈ ఆ టైమ్‌కి, ఆ సందర్భానికి ఏది కేలిసోస్తే, అదే అనుకోండి.
హ్మ్. ఓకె. అయితే రీసెంట్‌గా ఇప్పుడు నిన్న, మొన్న ఈ వీక్‌లో ఎప్పుడైనా, మీకు ఎక్కువ వర్కు రీత్యా, కూర్చొని, కూర్చొని అలసిపోయి మీరేం చేశారు?
ఆ! ఆ! హ్మ్. ఇకా, ఒక విచిత్రమైన హాబీ ఇది. ఈమ్ ఇంటికి రాగానే వీళ్ళన్ది మా వాళ్ళ దగ్గరికి వచ్చి, వాళ్ళని ఒక్కొక్కళ్ళని టీచ్ చేస్తూ, ఏదో ఒకటి అంటూ, వాళ్ళతో తిట్లు, తిన్నట్టు చేశాననుకోండి. ఆ రకంగా. ఆ హాబీ పాటిం <chuckles> పాటించాను 2 రోజులు నుండి.
ఓహ్! <chuckles> <chuckles> ఓకె. అయితే వాళ్ళ తనల్ తల తినడం అనే అంటారు, మీరు. ఇండైరెక్ట్‌గా అంతేనా. ఏదో ఒకటి అనేసి. <chuckles>
ఆ! ఇ ఇ ఏదో ఒటి అనడం, ఇప్పుడు ఆహ్, హ్మ్. ఇప్పుడు మావ్య మా పాప మొబైల్ చూస్తుందనుకోండి ఆడికేళ్తాం "ఆ! ఏంటమ్మా నీ పేరేంటి" అని, అడుగుతా అనుకోండి. ఆహ్, "నా పే నా పేరు నా పేరు నువ్వే కదా! పెట్టావు నీకు తెలవదా!" అంటే, "నాకు తెలుసనుకో కానీ, నీకు గుర్తుందో, లేదో, అని అడుగుతున్నా" ఇలా ఏవో ఒకటి ఆహ్, మాట్లాడుతుంటే ఆహ్, ఏముంటది, "ఇప్పుడు ఈ మొబైల్ పక్కన పడేయాలి అంతే కదా! నీకావల్సింది" అని, మొబైల్ పక్కన పడేసి, "ఎప్పుడు చూడనివ్వవు, ఏమీ చేయనివ్వవు" ఇలా ఏదో ఒటి వస్తూ ఉంటుంది. ఓ పావుగంటో, అరగంటో టైమ్ పాస్ అయిపోతుంది. నాకు ఉన్నటువంటి <chuckles> మైండ్ రిలాక్స్ అయిపోతుందనమాట. హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. <laughs> అసలు మీరు ఎంత స్వార్థంతో, ఉన్నారంటే. ఆహ్, మీ స్ట్రెస్ తగ్గించుకోవడానికి పక్క వాళ్ళకి స్ట్రెస్ ఇవ్వడం ఎంతవరకు <chuckles> కరెక్ట్? ఇప్పుడు ఆమె ఏంటో, ఆమె పర్స్పెక్టివ్‌లో ఆలోచిద్దాం. ప్రశాంతంగా కూర్చొని అబ్బా! టైమ్ దొరికింది. హ్యాపీగా, వీకెండ్ అని చెప్పి స్క్రోల్ చేస్తుంటది, క్ సడెన్‌గా ఫా డ్యాడీ వచ్చేసి, ఏంటి ఇది అది అని చెప్పి క్లాస్ పికుతుంటే, ఎంత అంటే, ఆప్ ఆ ఏజ్ పిల్లలకయితే ఎలా ఉంట <chuckles> అబ్బా! వచ్చారు ఇంకా! అన్నట్టు సో, మీ స్ట్రెస్ తగ్గించుకోవడానికి వాళ్ళకి స్ట్రెస్ ఇస్తున్నారన్నమాట. మీరు, మీ ఇంట్లో వాళ్ళకి.
ఆ! ఆ! హ్మ్. హ్మ్. <chuckles> ఆ! ఆ! ఆహ్, అబ్బెబ్బే! లేదండి. స్ట్రెస్ కాదు. ఇప్పుడు హ్మ్. మీరు ఆ యాంగిల్‌లో ఆలోచించారు. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నించి, ఏదో పెద్ద పని ఉంటూన్నట్టు ఆ మొబైలే పట్టుకుని, చూసుకుంటూ, దాన్ని స్క్రోల్ చేసుకుంటూ కూర్చొని, ఆహ్, సాయం పొద్దున్న అదే, సాయంత్రం అదే, తండ్రి లేదు, తల్లి లేదు, ఏమీ లేదు. వచ్చామంటే ఆ! వచ్చావా రైట్. "వెళ్ళు ఇంట్లో కూర్చో, మమ్మీ టీ చేస్తే తాగు" అన్నట్టు చూస్తే మరది, అది కూడా తప్పే మరి! మేము ఇప్పుడు, మా ఇంట్లో, మా నాన్నగారు వచ్చారనుకోండి, మేము ఎన్నో గొడవలు చేసేవాళ్ళం. మీరు కూడా అలా చేసుంటారు, నాకు తెలిసి. అప్పట్లో మీ చిన్నప్పుడు మొబైల్ ఉండడ మరి ఇప్పుడు ఇప్పుడు లేదంటే అది తప్పు. కాబట్టి వాళ్ళు తప్పు చేస్తున్నారు. కాబట్టి నేను కూడా తప్పు చేసేయొచ్చనమాట. ఇక్కడ నా ఉద్దేశ్యం ఇది. హ్మ్.
<chuckles> అవునా <chuckles> <chuckles> హ్మ్. హ్మ్. <chuckles> అవునవు అవును. ఓకె. వెరీ గుడ్, వెరీ అయితే మీకు రిలాక్స్ అయ్యారా? అలా అనేసి, మీ అమ్మాయిని. <chuckles>
ఆ! అలా అన్నప్పుడు రిలాక్స్ అయిపోతుంటాం. అలా అనిపించుకుంటేనే. ఏ ఏళ్ళి ఎవరో ఒకళ్ళని, ఏదో ఒటి చేస్తూ ఉంటే, కొంచెం రిలాక్స్ అయిపోతాం. తర్వాత, హ్మ్. ఆయమ్ అంటే, ఆ స్ట్రెస్‌లో నుంచి బయటికి వస్తాం కదా! ఆ ఆలోచనలు రావు కదా! ఆఫీస్‌కి సంబంధించింది, మిగతా పనికి సంబంద్ అప్పుడు
<chuckles> ఓకె. హ్మ్. వెరీ గుడ్. <smacks lips> అసలు రిలాక్స్ అంటేనే మన మైండ్ అనేది డైవర్ట్ అవ్వాలి. పక్క ఏదైనా వేరే ద టాపిక్ వల్ల. ఓకె. అయితే మీరు డ్రాయింగ్ చేస్తా అన్నారు కదా! అయితే మీరు ఎప్పుడైనా, ఎవరినైనా మీ ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి, వాళ్ళని డ్రాయింగ్ <chuckles> చేసారా?
అవునండి. ఆ! అయ్యబాబోయ్! <chuckles> ఎవరినైనా కూర్చోబెట్టి డ్రాయింగ్ ఏయి అంత
<laughs> అంటే, నువ్విట్లా కూర్చో, నేను నిన్ను డ్రా జేస్తానని చెప్పి, ఆహ్, మాములుగా ఏదో ఉబ్ ఫన్నీ బొమ్మ గీసేసి, ఇగో ఇదే నువ్వు. అనని, ఎప్పుడన్నా చేసారా అలా?
ఆ! ఇప్పడి వరకు అలాంటి ఆలోచన రాలేదండి, ఇప్పుడైతే వచ్చింది. ప్రస్తుతం అయితే, నాకంత కళానైపుణ్యం లేదని నేను బాధపడుతూ ఉంటాననమాట. ఎవరినైనా కూర్చోబెట్టి బొమ్మ గీయలేనే అని, ఎంత మీరిప్పుడు ఇచ్చిన సలహా ప్రకారంగా, ఆలోచన ప్రకారంగా, అది ప్రయత్నం చేసే అవకాశాలయితే పుష్కలంగా ఉన్నాయనుకోండి, చేస్తా. <giggles>
<giggles> <giggles> యాహ్! చేయండి. చేయండి. ఎందుకంటే, మీకెలాగో రిలాక్సింగ్ కావాలంటే, మీ పాపనో, మీ వైఫో కావాలి కాబట్టి, వాళ్ళని ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టేసి, సీరియస్‌గా డ్రా చేస్తున్నట్టు చేసేసి, అంటే, బేసిక్ డీటేల్స్ జడ, చీర, కమ్మలు వాళ్ళకున్నట్టేసేసి, ముక్కు, మూతి ఏదో ఎసేస్తే, <chuckles> ఆహ్, ఇదిగో ఇదే నువ్వే, అని చెప్పి పక్కన నేమ్ రాసేసేయండి. భలే ఫన్నీగా ఉంటది. ఇంకా మీకు రిలాక్స్ అవుతారన్నమాట. వాళ్ళకి ఫ్రస్ట్రేషను, మీకు రిలాక్సేషను రెండు హ్యాపీగా ఉంటాయి. <chuckles>
ఆ! హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవునవును. అవును. ఇంకా, ఆ చెయ్యి కూడా పెట్టొచ్చు, ఆ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పెట్టినట్టు, చెయ్యిలా పైకి పెట్టు అని ఆహ్, అలా ఆహ్, అలా ఉంచి పావుగంట, పావుగంట చెయ్య అలా ఉంచమన్నామనుకోండి, తిడతారు గాద! "అలా చెయ్యి నొప్పెడుతొంది, నువ్వు గీస్తున్నావా? లేదా?" అని.
ఆ! ఏది పడితే అది ఇంకా. <chuckles> అవునవును. <laughs> అవునవును, బాగుంటది. ఆహ్, ఇలా చేస్తుంటే, అంటే, అట్లీస్ట్ కమ్యూనికేషను పాజిటివ్‌గా గానీయండి, ఫన్నీగా గానీయండి, క ఏదో రకంగా మనము, ఇంట్లో వాళ్ళతోని మాట్లాడటం అనేది, చాలా ఇంపార్టెంటు. అప్పుడే గదా కమ్యూనికేషను బిల్డ్ ఆయేది, రిలేషన్స్ బావుండేది. సో, మీకొక పెద్ద రిలాక్సేషనే మీ ఇంట్లో వాళ్ళని చెప్పాలి.
అవును. ఆ! ఆ! అంతేనండి. అన్ అందరికీ అదేనండి. కాపోతే ఇప్పుడు మర్చిపోతున్నారు జనాలు. అన్ ఎవ ఇ ఎవరికైనా ఆహ్, హ్మ్, అయ్యి అలా ఒచ్చి, ఏదోటి చేస్తూంటే, బాగా హ్మ్, బావుంటుంది. కాపోతే ఇప్పుడూ చెయ్యట్లేరు, అప్పుడు మనం చేసేవాళ్ళం, చిన్నప్పుడు. కాబట్ హ్మ్, మన పేరెంట్స్‌కి అంత హ్మ్, ఆహ్, స్ట్రెస్ ఎందుకుండేది కాదు? వాళ్ళేందుకంత గట్టిగా ఉండేవాళ్ళుంటే, ఇదే కారణం అనమాట. హ్మ్. ఇప్పుడూ ఒక సామెత చెప్తారు, పిల్లల్లేని ఇల్లు గురించి, ఏదో అంటరు కదా! పిల్లల్లేకపోతే అది మంచిల్లు కాదు, అనేవారు అప్పుట్లో. ఎందుకంటే, ఇలాంటి గొడవలు ఇవన్నీ ఉంటాయి, దానివల్ల వాళ్ళకి బావుటుంది అని. ఇప్పుడూ ఎవరు చేసే అంత వాళ్ళు లేరనమాట.
అవునవును. హ్మ్. అవును. ఉహూ! ఓకే. అవునండి. అయితే, యాహ్, ఇంకా మీరిం కుకింగ్ ఎప్పుడైనా చేస్తుంటారా మాములుగా? ఓహ్, అసలు కిచెన్‌లోకి వెళ్తారా?
లేదండి. అస్సలు రాదండి నాకు కుకింగు, అది. అంటే ఒకసారెప్పుడో వెళ్ళాను, నా చెయ్యి బా కాలిపోయింది. ఆహ్, అక్కడి నించి ఆయ్ నాకు భయమేసిందండి, ఆ కుకింగ్ అంటేనే. చెయ్యలేను.
అవునా? ఓకే. అయ్యో! <laughs> ఓకే. ఓకే. అయితే మీకు, బాగా రిలాక్స్ అవ్వడానికి, జస్ట్ అలా ఆహ్, ఒరుగడం అంటే, జస్ట్ అలా మంచం మీద వాలడం చేశారనుకోండి, అప్పుడేం చేస్తారు? ఫోన్ మీరు కూడా స్క్రోల్ చేస్తారా, మీ అమ్మాయిలాగా? లేదంటే, ఏదైనా పాటలు పెట్టుకొని వింటుంటారా? జస్ట్ ఒక హాఫ్ ఏన్ అవర్ మీకు దొరికితే.
ఆ! న పాటలు వింటుంటాను, లేకపోతే పుస్తకం చదువుతూ ఉంటాను, పేపరు, హ్మ్. ఆహ్, పడుకున్నప్పుడైతే ఎక్కువగా ఇదే, పేపర్ చదవడం, పుస్తకం అలాంటివి చేస్తే పాటలు వినడం. అప్పుడప్పుడు పాటలు పాడడం ఈ ఈ 2 అలా చేస్తూ ఉంటా అనుకోండి. ఖాళీ
హ్మ్. ఓహ్! హ్మ్. హ్మ్. హ్మ్. మీకు పాటల్లో చాలా నాలెడ్జ్ ఉన్నట్టనిపిస్తుంది మీరు చెప్తుంటే, అయితే మీరు ఎలాంటి పాటలు పాడుతుంటారు.
ఆ! ఎలాంటి పాటలే ఉందండి ఏది, ఆ నోటికొస్తే, అలాంటి పాటలు పాడుతూ ఉంటాం. అది దాని ఇది అని ఏమీ ప్రత్యేకంగా లేదు. హ్మ్, ఆ నిమిషానికి ఒ ఒకవేళ, ఎ ఏదేది దాన్నేమంటారు గాలి వానలో అనే పాట వచ్చిందండి, గాలి వానలో అలా ఎళ్ళిపోతుంటుంది పాట. అరే ఈ గాలి వానే
ఓకె. ఓకె. <chuckles> <chuckles> హ్మ్. ఓకె. రీసెంట్‌గా పాడిన పాట ఏదైనా గుర్తుందా?
రీసెంట్‌గా పాడిన పాట, ఆహ్, పాడిన పాట నిన్న ఏమో ఒక పాట పాడినట్టు ఉన్నాను, 'సాహసం నా పదం' అని ఒక పాట పాడాను. ఆహ్, నిన్న పాడేశాను కదా! అది. అదేండి గుర్తు <chuckles>
ఓకె. ఓకె. ఓకె. ఓకె. <chuckles> వేరీ గుడ్ ఇంకా, ఇంకేం చేస్తుంటారు అంటే న్యూస్ పేపర్ చదివితే తెలుగు చదువుతారా, ఇ ఇంగ్లీష్‌ది చదువుతారా?
ఆ! అహ్! తెలుగే. మొత్తం తెలుగు ప్రతి అక్షరం చదువుతానండి హ్, పేపర్‌ లోనూ. హ్మ్.
హుహు. ఈనాడు. ఏంటి ప్రతిది మొత్తం చదివేస్తారా పేపరు?
మొత్తం, మొత్తం పేపర్ చదువుతాను అన్ని న్యూస్‌లు చదువుతాను. <chuckles>
అయ్య బాబోయ్! అంటే మామూలుగా మనకి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్సే ఇప్పుడు స్పోర్ట్స్ అంటే స్పోర్ట్సు సినిమాలు అంటే సినిమాలు, పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ అలా ఉంటాయి కదా! కాదా?
ఆ! అహా! అలా కాదు, ఫస్టు పేపర్ తీయగానే వెనక్కెళ్ళి క్రికెట్‌లో ఏం జరిగిందని చూసుకుంటాను. చూసుకున్న తర్వాత ఎడిటోరియల్. ఎడిటోరియల్ తర్వాత ముందుకు వచ్చిన తర్వాత ఈ పాలిటిక్సు, ఈ న్యూసు ఏం రాసిందో అలా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటానంతే. డిస్ట్రిక్ట్ ఎడిషన్‌లో చిన్న వార్త కూడా ఆహ్, స్కూటర్ డీ, డీ వ్యక్తికి గాయాలు అంటే అది కూడా చదువుతా. ఓ స్కూటర్ గుద్దింది మనిషికి ఈ దెబ్బలు తగిలినాయి, ఏం చేశారని, అన్నీ చదువుతాను. ఒక్క ఈ ప్రకటనలు మాత్రం చదవలేనంతే. ఉద్యోగ ప్రకటనలు అలాంటివి ఉంటాయి కదా! అవి వదిలేస్తా.
హుహు. ఓకె. ఓకె. ఆ! <clicks tongue> అవి అవసరం కూడా లేదనుకుంటారేమో. అంటే, ఆహ్, అది స్ట్రగ్‌లర్స్‌కి ఇప్పుడు ఫ్రెషర్స్‌ని చూస్తుంటారు కదా! ఆల్రెడీ ఉన్నవాళ్ళు చూడరు కాబట్టి. ఓకె. అయితే ఇప్పుడు చాలా వర్క్ ఉందనుకోండి మీకు వృత్తిరీత్యా, మనకు వచ్చినాక హాబీ కాకుండా జస్ట్ అంటే ఆహ్, రిలా అంటే ఆ ఒత్తిడిని మీరు ఎలా తగ్గించుకుంటారు. ఇప్పుడు చాలా బిజీ డే మీ మైండ్ అంతా మొత్తం ఆక్యుపై అయిపోయి అసలు ఎలా అంటే ఇంట్లో వాళ్ళు ఏదైనా మాట్లాడినా కూడా, నాకు ఇట్లా మనకి బాయిల్ అయిపోతుంటది. అలాంటి టైమ్‌లో మిమ్మల్ని మీరు ఎలా రిలాక్స్ చేసుకుంటారు మైండ్‌ని గానియ్యండి బాడీని గానియ్యండి.
మొత్తం ఆ! ఆ! ఆ! అవును. ఆ! ఆ! హ్మ్. ఇది ఒకటండి డ్రైవింగ్‌తో బావుంటుంది టూ వీలర్ ఏసుకొని మనం ఎటో వెళ్ళిపోతే కొంచెం వ వరకు తగ్గిపోతుంది. బయట తిరుగుతూ ఒక పావుగంట అరగంట తర్వాత మనం వచ్చేస్తే సరిపోతుంది. అలా కాకపోతే ఇంటికే వచ్చామనుకోండి నడుచుకుంటూ ఎళ్ళిపోయామనుకో పార్క్‌ లోకి వెళ్ళి నడిచామనుకోండి ఒక 4 రౌండ్‌లు అప్పుడు కూడా బాగుంటుంది. నా
హ్మ్. <clicks tongue> అవును. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. <clicks tongue> అవునండి. వాకింగ్ లాంటివి ఏంటంటే మనకి అటు వ్యాయామం అయిపోతుంటాది, ఇటు మైండ్ గూడా రిఫ్రెష్ అయిపోతుంటాది. నడుస్తున్న కొద్దీ మనకేంటంటే వేరే, వేరే థాట్స్ వస్తుంటాయి. కొత్త, కొత్త ఐడియాస్ వస్తుంటాయి. కాబట్టి వాకింగ్ గూడా మంచి ఒక హాబీ అనే జెప్పాలి. మీరు ఎంతో వాక్ జేస్తుంటారు బేసిక్‌గా అంటే మీరు మీ రోజులో వాకింగ్‌కి ఎంత ప్రాధాన్యం ఉంటుంది?
హ్మ్. అ! వస్తుంది. ఆ! అంటే ఈ ఈ 15 రోజుల నుంచి అయితే చేయట్లేదు. అంతకుముందైతే రోజుకి 5 కిలోమీటర్స్ కనీసం చేస్తాను పొద్దున్నే.
ఓహ్! ఓకె. అంటే 5 కిలోమీటర్స్ అని ఎలా దెలుసు మీ దగ్గర ఏదైనా వాచ్, యాప్ ఉంటదా?
ఆ ఆహ్, ఆ అది డిస్‌టెన్స్ అక్కడ రాసుంటుంది గదా! 100 మీటర్స్, 200 మీటర్స్, 500 మీటర్స్ అలా ఉంటుంది. ఆహ్, హ్మ్, ఆ 500 మీటర్స్, 10 రౌండ్స్ కొడతాను. 500 మీటర్స్ ఆ చుట్టూ అనమాట. అలా ఇంక హ్మ్. వాకింగ్ అనో చిన్న చిన్న తేలికపాటి వ్యాయామాలు ఏవో తేలికపాటివి మళ్ళీ గట్టివయితే మళ్ళీ ఇబ్బంది పెడతాయని. చేసి వచ్చేయడమే అంటే ఓ 2:00 అవర్స్ పడుతుంది. మళ్ళీ అక్కడ ఎవరో ఒకళ్ళు స్నేహితులు ఉంటారు. వాళ్ళతో ఏదో ఒ ఒక అరగంట
ఓకే. ఓకే. హుహు. హుహుహు. హ్మ్. స్నేహితులతో మాట్లాడడం గూడా చాలా రిలాక్సింగ్‌గా ఉంటది గదా! ఆహ్, ఏదో ఒక జోక్సేసుకోడం ఫన్నీగా ఏవో ముచ్చట్లు పెట్టడం. యహ్! అవును.
ఆ! అవునండి. ఆ! వాళ్ళతో కూడా అలాగా ఏదో కాలక్షేపం చేస్తూ ఉంటామనుకోండి. చిన్న చితకా కాలక్షేపం లాంటిది అలా జరుగుతూ ఉంటుంది.
ఓకే. అయితే ఇప్పుడూ ఎంత బిజీ రొటీన్ ఉన్నా కొన్ని, కొన్ని హాబీస్‌ని వదిలేయొద్దు మొత్తానికి. అంటే, అట్లీస్టు మనం కుదిరించుకొని ఒక, 5 మినిట్సో, 10 మినిట్సో, మన డేలో 24 అవర్స్ ఉన్న డేలో మనం కల్పించుకోవచ్చు. కాబట్టి ఇలాంటి రిలాక్సింగ్ హాబీస్‌ని మనం డేలో ఆహ్, ఏదో ఒక టైమ్‌లో ఇన్కల్కెట్ చేసుకుంటే, వచ్చే ప్రయోజనాలు ఏమి ఉంటాయో చెప్తారా?
ఆ! అవును. హ్మ్. రిసల్ట్ ఇదేనండి. మనం అసలు ఎవరి మీద కోపం రాదు. ఎవరు కొంచెం ఏమన్నా చిన్న, చిన్న హ్మ్. పొరపాట్లు చేసినా కూడా ఊరికే వాడి మీద ఇలా చేస్తావా, అని గట్టిగా మాట్లాడి ఎగిరేయక్కర్లేదనమాట. ఆహ్, అలా చేయటం వల్ల మనం, దృష్టి మన ఆలోచన విధానం ఏంటంటే ఏం జరిగింది అనేటువంటిది ఆలోచించేటట్టే ఉంటుందనమాట. కాబట్టి బావుంటుంది. అది. హ్మ్.
హ్మ్. హ్మ్. అవును. అంటే ఒత్తిడి అక్కడిదక్కడే కొంచెం న్యూట్రలైజ్ అయితే, మనకి ఆలోచన అనేది ఉంటాది, క్లారిటీ అనేది ఉంటాది. ఆహ్, మన ఒత్తిడి అనేది చెయ్యదని అంటారు.
ఆ! ఆ! ఆ! ఉంటది. మనం ఏ అవును. ఏం చేస్తున్నామో మనకి తెలుస్తుందనమాట. అల్లా అలా లేకపోతేనేమో అనవసరంగా చిరాకు, కోపం ఇలాంటివన్నీ వచ్చేస్తూంటాయి. చాలా ఇబ్బందిగా.
హ్మ్. అలా వచ్చినప్పుడు కూడా ప్రాబ్లమే. ఇంట్లో వాళ్ళ మీద తీసిన ప్రాబ్లమే, మన మీద మనం తీసుకున్న సెల్ఫు హాని అయిపోతది. అంటే మైండ్ పాడైపోతుంది ఎక్కువ ఆలోచించి ఓవర్ థింక్ చేసి. ఓకే. మీరు హాబీస్ గురించి, మీరు ఏమేం చేస్తారో, మీ రిలాక్సింగ్ హాబీస్ గురించి చాలా బాగా వివరించారండి. మీరు ఇలానే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. మీ ఒత్తిడిని అలాగే తగ్గించుకొని, మీ ఇంట్లో వాళ్ళతో బాగా జోక్స్ ఏస్తూ, నవ్విస్తూ సరదాగా ఉండాలనుకుంటూ ఆహ్, కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.
అంతే. హ్మ్. హ్మ్. ధన్యవాదాలండి. మీ అభిలాష నెరవేరాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.